ఫుల్లు క్లాస్ పీకింది. ఇంకంతే. ఇంకప్పటి నుంచి స్టాట్ అయినయి డిస్టర్బెన్స్ ఆ అమ్మాయికి, నాకు. అండ్ ఇం ఆ రోజు నుంచి స్టాట్ అయిందో లేదో. ఇప్పటికి గూడా అదలాగే ఉందండి డిస్టబెన్స్. అంటే, ఆమె స్వార్థం ఆమె చూసుకుంది. మా అన్నయ్యకి ఇప్పుడే పెళ్ళయ్యింది. అన్న, వదిన ఇంకా సెట్ కూడా అవలేదు. వాళ్ళకి కావాల్సినయి ఇంకా ఏవీ ఏర్పరుచుకోలేదన్న, అమ్మాయికది కూడా అలో <tsk> అమ్మాయికి అత్తుంది. అత్తని ఇంట్లో ర్ ఉండనీయదు. అంటే అత్తని ఇంట్లో ఉండనీయదనమాట. నేను జూసుకోను అని, బయటికి తరిమేసింది. హ్మ్.
<chuckles> అవును. అవును. అవును. ఓకే. ఓకే. అది కరెక్ట్ కాదు కదా మరి! ఎదురు పర్సన్స్ కూడా అలాగే అని చెప్పేసేసి ఆలోచిచ్చుకోవాలి కదా వాళ్ళు కూడా!
హ్మ్. హ్మ్. <smacks lips> శుభ్రంగా అత్తుంది. అత్తను క ఇంకొక ము‌ద్దేస్తే ఆమే చూసుకునిద్దిగా ఏ టూ జడ్. నేను నీకు అత్ నీ అత్తే బరువుయింది నీకు. పెంచి చూసుకునే అత్తే. ఇప్పుడు నేనెవ్వరో బయటమ్మాయిని. సడెన్‌గా ఒక లైఫ్‌లోకి ఎంటర్ అయ్యాను. అది అలవాటవటానికి నాకు చాలా సమయం తీసుకుంటది.
అంతే కదా! అవును. హ్మ్. అవును. హ్మ్. అవును. నిజంగానే. మరి ఇంకొకటి. ఇంకొకటండి. ఈ సరిహద్దులనేవి ఎలా ఉంటాయంటే, కంపల్సరిగా మన వాళ్ళ దగ్గర కూడా ప్రదర్శించాల్సిన టైమొస్తది. ఈవెన్ మన హస్బెండ్ అయినా. లేదంటే మదర్ అండ్ ఫాదర్ లేదా సిస్టర్స్. ఎవరైనా సరే, ఒక సరిహద్దనేది మనం గీసుకోవాలి. ఎందుకు అంటే గనక, మన ప్రైవసీలోకి దూరారంటే, అది రోడ్డు మీదకెక్కినట్టే. వాళ్ళొక పర్సనో మన ప్రైవసీలోకి వచ్చారంటే, అది రోడ్డు మీదకెక్కినట్టే నాకు తెలిసి. ఆ! సో, మీరేమన్నా అటువంటి సరిహద్దు పెట్టి, ఇది నా సరిహద్దు అని చూపిచ్చి. ఆహ్, అంటే ఉన్న వ్యక్తులెవరైనున్నారా? ఏ అంటే ఇంక నో బోర్డర్ నో ఎంట్రన్సీ అన్నట్లు.
ఇంక నేనొకటే చెప్పా! హ్మ్. హ్మ్. అవును. అవునవును. హుహు. ఆ! ఉందండి ఈ ఈమె. <clears throat> ఈమె. ఇప్పుడు నేను చెప్పాను కదా! మా సొంత ఆడబిడ్డ అని. ఒకరోజు ఎన్ ఇంకిది, ఈ ఇష్యూ జరిగినా‌క ఏం జరిగిందంటే, ఒకసారి ఒకరోజు ఫోన్ చేసి, ఇంక మా హస్బెండ్‌కి నా మీద సాడీలు చెప్తా ఉంది. "నువ్వు మరీ ఎక్కువ నెత్తి మీద ఎక్కించుకుంటున్నావన్నా. ఆహ్, నెత్తి మీదెక్కించుకోకు. తగ్గీచు." అని చెప్పి అంటా ఉంది. అంటే మా వారి ఫోన్‌లో రికార్డింగ్ అయిందనమాట. <smacks lips> ఆహ్, అయివ అవన్నీ నేను <chuckles> రికార్డింగ్ అయింది. ఆ! విన్నా నేను. అంటే, మామూలుగా ఫోను అప్పుడేందంటే, ఫోను నా దగ్గర అంత మామూలు చిన్న స్మార్ట్ ఫోనుండేది. అప్పుడు 'సామ్ సింగ్' అని బుల్లిది ఉండేది. <clears throat> ఆ! చిన్నది. అంటే దానిలో పెద్ద ఫ్యూచర్స్ ఉండవనమాట. అయితే నేను తన దగ్గర ఫోన్ తీసుకొని, ఆహ్, తనది మంచి ఫోను. ఆహ్, 'సోనీ' అప్పుడు మంచి అప్పుడు బ్రాండ్ హైలైట్ ఉండేది. ఇంక అది తీసుకొని చూస్తా ఉన్నాను. చూస్తా ఉంటే అందులో రికోర్డింగ్స్ కనిపిచ్చినియి అనమాట. ఇంగ రికార్డింగ్ ప్లే చేయగానే, దానిలో కనిపిచ్చింది నాకు. ఆహ్, "బాగా నెత్తి మీదెక్కించుకుంటున్నావు. ఆహ్, ఇది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు" అనింది. ఇంకప్పటి వరకు సైలెంట్‌గున్న నేను, ఇంక మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి రావటానికి లేదని, ఆ రోజు డిసైడ్ అయ్యానండి.
ఓకే. అవును. అవును. ఓకే. అవును. అవును. ఓకే. ఓకే. వినేసారు. ఆ! ఓకే. హ్మ్. ఓకే. ఓకే.